చాలా అంటే చాలా బావుంది. ఆ రోజు రాత్రి ఆ జనాలతో ముంద్ మొ మొత్తం ఫిల్ అయిపోయి. ఆ రోజుకి అలా గడిసిపోయింది. అంతా బానే ఉందండి. ఆహ్, పడుకున్నాను. మార్నింగ్ లెగ్గానే అక్కడ దగ్గర దగ్ దగ్గరలో పైన పైన్ పైన్ ట్రీ అని ఒక, అదే పైన్ ట్రీస్ అని ఒక పార్క్ టైప్ ఉందండి. మొత్తం పెద్ద, పెద్ద ట్రీస్ ఉంటాయనమాట అక్కడా. మొత్తం మార్నింగ్ లెగ్గా ఆ! ఆ! పైన్ ట్రీస్ అండి. మార్నింగ్
ఓహ్! ఔ పైన్ ట్రీస్. కానీ, పైన్ ట్రీసూ ఉంటాయా? అరుకు వ్యాలీ అంటే ఆల్టిట్యూడ్స్‌లో ఉంటాయవి. ఉండొచ్చూ. ఆ! పైన్ ట్రీస్ అవి హిమాలయాస్‌లోనే అక్కడ ఉంటాయి. ఇకడ ఆ! కరెక్టే. ఇక్కడ కూడా ఉంటాయి అరుకులో కూడాను.
ఆ! అండి. ఆ! ఇక్కడ కూడా ఆహా! అండి. ఇక్కడ కూడా ఉన్నాయండి. కొద్దిగ దూరం ఎళ్తే అక్కడ ఉన్నాయండి.
ఆ! పైనస్. ఆ! అవును. ఇలాగ సా సన్నగా నీడిల్స్‌లా ఉంటాయి వాటాకులు. ఆ!
ఎల్లారండీ ఆ! అల అదే అండి. అయ్యే అండి. <chuckles> పెద్ద పొడుగ్గా ఉంటంది, మొత్తం అంతా చెట్లు. ఎళ్ళానండి, చూడడానికెళ్ళానూ అక దారిలో ఉంటే ఒక దిక్కున టిఫిన్ తిన్నాను. అంతా బానే ఉంది. 11కి చెకౌట్ కదండీ. వెంటనే వచ్చేసి, ఇంకా ఈ బ్యాగ్, లగేజ్ ఉంటది కదా! కొద్దిగా ఇయన్నీ తీసుకొని బయటకొచ్చెశానండి. బానే ఉంది కదా! అని ఇక్కడ బానే ఉందండి. అంతా బానే ఉంది. ఇక్కడ తిరుగుతున్నాను ఇయన్నీ బానే జరుగుతుందండి. మధ్యాహ్నం ఏం చెయ్యాలో ఆ ఐడియా రాలేదండి నాకసలు. రాకపోయేసరికీ అక్కడేమో రూమ్స్ అన్ని ఖాళీ లేవు. ఓ రూమ్ తీసుకుందాం అని వెతికానండి ఎళ్ళడానికి. సాయంత్రం అవుతుంది కొద్దిగా.
ఆ! పైన్ ట్రీస్. అవును. ఓకె. ఓహ్! అంటే 11 గంటలకి ఖాళీ చెయ్యమనీ అంటే, ఖాళీ చేసేశారనమాట మీరు. ముందు రోజు వెళ్ళింది.
ఆ! కొద్దిగా అరగంట అట్ ఆ! కొద్దిగా అరగంట అటు ఇటు అయినా కొద్దిగా 12 లోపు ఇలా ఖాళీ చేసెసీ ఎళ్ళీ ఆహ్, లంచ్ చేసి, ఏం చెయ్యాలో తెలీక అటు ఇటు తిరుగుతున్నానండి. అంటే కొద్దిగా ఈ బ్యాగ్‌లు ఇయన్నీ ఉంటాయి కదండీ. కొద్దిగా వేరే ప్లేస్‌కి వెళ్దామన్నా సరే.
ఆ! అవునవును. లగేజీ.
కొద్దిగా ఇయన్నీ పెట్టేలొగా నాకు నాకేమో ఏం చెయ్యాలో ఐడియా రాలేదండి. అసలూ ఏంటా ఏం చేద్దామ్, అసలు రూమ్స్, రూమ్స్ వెతకడానికి వెళ్ళాను. రూమ్స్ ఒక్క రూమ్ ఖాళీ లేదండి అసలు. పండుగ సీజన్ కదా! మరీ, జాతర జరుగుతుంది.
అంటే ఆవ్ బిజీ అయిపోయి ఉంటుంది. అసలు మీరూ ఆ రూమ్ ముందు రోజు ఆక్యుపై చేసింది ఖాళీ చెయ్యకండా ఉండాల్సిందిది.
ఆ! బిజీ ఫుల్. ఆ! అంటే నేనూ మళ్ళీ వేరే దిక్కునకి ఎళ్తాఏమో కదా! మళ్ళీ ఇక్కడెందుకు అని చెప్పి అక్కడా తీసుకోనండి ఇంక అంతే. ఒకరోజుకు తీసుకున్నాను. కొంతమందేంటంటే బుకింగ్ కూడా ముందే చేసుకుంటున్నారండి చాలామంది. అలా తెలిసినోళ్ళు గానీ, ఈళ్ళకు గానీ ఫోనె ఫోన్ నంబర్స్‌తో. అదే పాతలోచ్చినోళ్ళు గానీ ఇలాగా. ఆ! అందుకనీ ఒకరోజు ఇచ్చాడండి, బానే ఉంది. నాకేం జెయ్యాలో అర్థం గాట్లేదండి. వేరే ప్లేసెస్‌కి ఎళ్దామంటే అంతా మంచిది కాదనిపిచ్చిందండి. అంటే దగ్గరలో ఉన్న ఎక్కడన్నా వేరే పల్లెటూరు గానీ ఈ అరుకు వ్యాలీ అక్కడే కదండీ మెయిన్ కొద్దిగ జెప్పాలంటే అన్నిటికి, హిల్ స్టేషన్స్‌కి.
ఓకె. ఓహ్! అడ్వాన్స్ బుకింగ్ అది ఉంటుంది. అవునవును. అవును. అరుకే మెయిన్. అదే అదే కొంచెం డెవలప్‌డ్ అదీ. మిగతా ఇంకేం విలేజ్ లేవు. అన్నీ చాలా దూరం పోవాలి. అవును.
అదే కదండీ. అదే కదండీ. చాలా దూరం ఎళ్ళాలి. నాకేం చెయ్యాలో అర్థం కాట్లేదు. కసేపు అలా ఒక 2 అవర్స్ అలా వెయిట్ ఉన్నానండి వెయిట్ చేసి. ఇంతలో నాకూ అదే ఫోన్‌పే వాడిది నెంబర్ ఇచ్చాను కదండీ అరుకాయిన అతనని.
అవును. అ ఆ!

ఒక్కడినే అలా ప్రయత్నియా ప్రయాణించానండి. ఒక్కడినే బస్ ఎక్కి, ఆ తర్వాత పొద్దు పొద్దున్నే లేసి, రెడీ అయ్యి, ఏంటంటే ఎక్కేశాను, బస్ ఎక్కాను. హిల్ స్టేషన్ చాలా దూరం అండి. దగ్గర దగ్గరగా 200 కి.మీ పైన ఉంటదన్నమాట. అక్కడి నించి మళ్ళీ మారాలన్నమాట. బస్ ఎక్కేశానండి. బానే ఉం
ఓకే. ఆ! ఆ! ఏ హిల్ స్టేషన్ అండి? అదే
అంటే ఇక్కడా అరుకు వ్యాలీ అనీ అలాగా డియామలి ఇయన్నీ ఉంటాయండి.
ఓహ్! అంటే ఆ! ఆ! అంటే మీరు విజయవాడ నుంచి ఎక్కడను రాజమండ్రి నుంచి ఏవన్నా బయలుదేరారా?
ఆ! వనేజి ఆ! రాజమండ్రి దగ్గరలో అండి మా ఊరు. అక్కడి నించి బయలుదేరానండి నేనైతే.
ఓకే. ఆ! అంటే అక్కడికి రెండు వందల కిలోమీటర్లు అంటే అదే అనమాట అది. ఓకే. ఆ! సో ఆహ్, అది అంటే ఆహ్ అరకు వ్యాలీ ఎలా వె వెళ్ళారు మీరూ? రాజమండ్రి నుంచీ విశాఖపట్నం వెళ్ళాలి కదా? ఆ! అదెలాగా? బస్సులోనే వెళ్ళారా?
ఆ! ఈజీగా. అదే అండి. బయలుదేరానండి. బ ఆ! వైజాగ్ ఆ! విశాఖపట్నం ఎళ్ళాలండి, విశాఖపట్నం ఆ! బస్‌లోనే ఎళ్ళానండి. బసోటీ బుక్ చేసుకొనీ, అదే బస్‌లు ఇంక డైలీ ఉంటయండి ఇక్కడైతే మనకీ, రాజమండ్రి నించి బస్‌లు ఉంటే బస్‌లనేయి ఉంటాయండి డైలీ. అలా బస్ తీసుకొనీ ఒక సూపర్ లగ్జరీ.
ఓకే. అవునవును. అంటే అరకు వ్యాలీ దాకా బస్సులున్నాయా? రాజమండ్రి నుంచి అరకు. ఆహా!
హ్మ్. అంటే అక్కడ నుంచి ఉన్నాయండి. ఆహ్, రాజమండ్రి నుంచి లేవు గానీ, అక్కడి నించి వైజాగ్ నించి ఎళ్దామని అనుకున్నానండి నేనైతే.
ఆ! వైజాగ్ నుంచి బోలెడున్నాయి. హ్మ్.
అదే కదండీ. <chuckles> అలాగే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బస్సు ఎక్కేశానండి ఎర్లీ మార్నింగ్. ఎక్కేశాను బానే ఉంది. మధ్యలో ఒక చోటన ఆపాడు.
ఏది? విశాఖపట్నం బస్.
అక్కడ ఏంటంటే? ఆ! అండి. అంటే టిఫిన్‌కి ఈట్లికి ఆపుతుంటారు కదా! భోజనానికి. అలాగ ఆపా అలాగ ఆపారండి. ఆపారూ.
వైజాగ్ బస్. ఆ! అవునవును.
అక్కడ ఏంటంటే నా పక్కన ఒకాయన కూర్చున్నాడండి. అతను కూడా సేమ్ నా ఏజే చెప్పాలంటే. ఇక్కడ ఏం జరిగిందన్ ఆహ్!
ఓకే.

ఆ! ఆయనొప్పుకున్నాడా?
అని చెప్పగా ఆ! ఆ! ఒప్పుకున్నాను. "చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలండి. అసలు మీరు బానే హెల్ప్ చేసారు. మీకు కొట్టేస్తానండి, పని చేయగానే, మా ఊరెల్లగానే ఇచ్చేస్తాను లేదంటే" అన్నారండి. బానే ఉందనేసి, నేనిచ్చేసానండి వెంటనే. ఆయన డబ్బులు కూడా నేను కట్టానండి. ఆయనిస్తారు, ఇవ్వకపోయిన ఎంత టిఫిన్‌కి ఎంత <chuckles> అవుద్దండి, మహాయితే ముప్పయే కదా! అని నేనింకా ఇచ్చేసానండి. ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదని. ఇచ్చేసిన తర్వాత బస్సులో వెళ్ళిన తర్వాత, అలా మాటలన్నీ పెరిగినాయండి. పరిచయం చేసుకున్నాం ఒకరికి ఒకరు. "మీరెక్కడ ఉంటారు? ఏంటి?" అని అన్నీ మాట్లాడుకున్నాండి అంత మంచిగానే. బానే ఉంది, ఆ తర్వాత కాసేపు నవ్వుకున్నాం. ఇలా పరిచయాలు పెంచ్ "ఎక్కడ నుంచొస్తున్నారు? ఏంటి? ఎక్కడికి వెళ్తారు?" అని కనుక్కుంటే, ఇంతకు తీరాచూస్తే ఆయనది అరకు వ్యాలీ అంట అండి, ఆయనది కూడా.
అవునవును. ఓహ్! ఓహ్! ఆయనది ఆ రూటా? <chuckles> అంటే మీరు వెళ్ళాల్సిన ఆహ్, అంటే వెతక పోయిన తీగ కాలికి తగిలిందన్నట్టుగా, మీరెక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికే అన్నమాట, ఆయన ఊరే అన్నమాట అది. ఓకే.
హా! హా! ఆ చోటకే. <chuckles> అదే కదండీ! హా! అవునండి. ఇంతకు తీరాచూస్తే అరకు వ్యాలీ అని తెలిసింది. ఎక్కడికెళ్ళి వస్తుందంటే "ఇలా పని మీద వేరే ఊరెళ్లి వస్తున్నానండి, సిటీకి. వేరే స్టేట్ వెళ్లొస్తూన్నాను" అని చెప్పారండి. ఇలా కలుసుకున్నాను ఇలా చెప్తూ మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతా బానే ఉంది. దగ్గరకి వచ్చేశాం, వైజాగ్ దగ్గర‌లోకి వచ్చేసానండి. వచ్చేసాక ఆయనేమన్నారంటే, "రండీ ము అరకే కదా! మా ఇంటికి రండి తప్పకుండా. మర్చిపోకండి" అని చెప్పారండి. ఆయనేదో వైజాగ్‌లో పని ఉండి చూసుకొని ఆయన వెనకాల వస్తానని చెప్పారండి. "సరే అండి. నేను వస్తానులే". ఆ!
ఓహ్! మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. ఆయనేమో వెనకాల వస్తా అన్నాడు. ఓకే.
ఆ! ఆయన నా నెంబర్ ఆయనకి ఇచ్చానండి. గొ మామూలుగా అడిగారు. అదే ఫోన్ పే చేస్తా అన్నారు కదా! అని. ఆ! డబ్బులు చేస్తా అన్నారు కదా! ఫోన్ నెంబర్ ఇచ్చానండి. నేను దిగిన తర్వాత, అక్కడ లంచ్ అనేది చేసేసి ఇంకా, అది అరకు వ్యాలీ బస్సు ఉంటది కదండీ! బస్ పట్టుకొని ఎక్కానండి.
ఆ! ఫోన్ నంబర్ అది. ఆ! అవును.
ఎక్కింది. ఆ! వెళ్ళిన తర్వాత ఆ రోజు కొద్దిగా రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకోగానే, అక్కడి నుంచి దగ్గర దగ్గరగా సుమారు ఒక 3 గంటల ప్రయాణం ఉంటది. ఘాట్ రోడ్ కదండీ! మొత్తం అంతా.
అవునవును. ఆ! అరకూ ఆ! అంతే <clears throat> 3 గంటలు ప్రయాణం ఉంటుంది. 3, 4. గంటలు పడుతుంది. అయితే, మీరు అరకులో అక్కడ అకామడేషన్ అవన్నీ ముందే బుక్ చేసుకున్నారా? లేకపోతే అక్కడికెళ్ళాక చూసుకున్నారా?
ఆ! 3 గంటలు ప్రయాణం ఉందండి. హా! అదే అండి. హా! ఈజీగా అండి. ఆ! లేదండి. వెళ్ళాక తీసుకుందాం అని జెప్పి, అక్కడికి వెళ్ళాక రూమ్ తీసుకున్నానండి, బానే ఉంది. అక్కడేంటంటే ఏ టైమ్‌కి తీసుకున్న మార్నింగ్ చెక్‌ఔట్ చేసేయాలి అని చెప్పారండి.
ఆ! ఆ! అంటే, టూరిస్ట్ ప్లేస్‌లు అలాగే ఉంటాయి, వాళ్ళవి. ఆ! అది.
11 ఆ టైమ్‌కి. అదే కదండీ! ఏ టైమ్ తీసుకున్న మార్నింగ్ 11 కల్లా చెక్‌ఔట్ చేసేయాలి అని చెప్పారండి. "సరే. మనం అలాగే మార్నింగ్ ఉన్నాం కదా! హిల్ స్టేషన్ చూడడానికి వెళ్తాం కదా!" అని ఉన్నానండి నేను. నేను ఆ రోజున సాయంత్రం రెస్ట్ తీసుకొని సాయంత్రం ఏమో